అవునవును.
దాని ప్లి తర్వాత మనం తల్లి మనం మన తల్లిదండ్రులు ఆహ్, యా పొజిషన్‌లోకొచ్చిన తర్వాత పిల్లలు మనం తట్టుకోగలమా ఆ ఫలానా స్కూల్స్ పెట్టే ఫీజ్‌లని మనం తట్టుకోగలమా లేదా, అది కూడా చూసుకోవాలి. ఆత్ ఆ ప్రకారంగా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి అని నా ఉద్దేశం. హ్మ్.
హ్మ్. హ్మ్. అదే. ఉద్దేశం. అట్లా, మీరిప్పుడిట్లా ఈ ఆలోచిస్తున్నారు కదా! అట్లా అదే స్కీమ్‌సయ్యి అలా బానే చూసుకుంటారా?
హ్మ్. ఆ! చేస్తామండి. ఎందుకంటే, ఏదైనా అది పిల్లలకి బానే ఉంది. వాళ్ళకేదైనా కొంచెం పెద్దయ్యేసరికి వాళ్ళకుపయోగకరంగా ఉన్నది స్కీమ్స్ అంటే, దానికి మేము చాలా మటుకు వెళ్తూ ఉంటాము. పర్వాలేదు అలాంటి దాంట్లో ఎఫ్‌డి అనుకోండి, ఇప్పుడు ఒక ఎఫ్‌డి చేసాం పిల్లల పేరు మీద ఇంత అమౌంట‌ని ఫిక్స్ చేసాము. ఇప్పుడు కొన్నేళ్లు పోయింటే అట్ లీస్ట్ వాళ్ళకి ఆ టైమ్‌లో మనకు, ఆ టైమ్‌లో కొద్దిగేవైనా ఇబ్బందయింది వాళ్ళు కొంచెం పెద్ద చదువులకొచ్చెసరికి ఇబ్బంది అవ్వొచ్చు మనకూడాను. ఎప్పుడు ఒకలాగే ఉంటుందని మనం గుడా ఆలోచించలేం కదా! అందుకనే ఆ టైమ్‌కది ఉపయోగపడొచ్చేమో, పిల్లలకి. అనవసరంగా ఖర్చులు చేయడం, ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ జెప్తాను సరదాగా. ఆహ్, ఏంటంటే, పిల్లలకి మనం మామూలుగా ఎవరైనా ఇళ్ళకెళ్తుంటే డబ్బులిస్తుంటారు జనరల్‌గా అమ్మమ్మలు, తాతలనే కదు, ఆంటీస్ అని వాళ్ళ పిన్నిలని, బాబాయిలకని. అవి మేమేం చేస్తామంటే, జనరల్‌గా వాళ్ళ అకౌంట్స్‌కి తి ఫార్వర్డ్ జేసేస్తాం. ఎవరెవరు ఎంతెంత ఇచ్చినా అదే మళ్ళీ మన దగ్గర ఉంచుకునే ఏంటంటే, మనం చిల్లర ఖర్చులే చేసేస్తాం. గబుకమని తెలీదు మన బ్యాగ్‌లో ఒక ఐదు వందలు ఉన్నాయంటే
హ్మ్. అంటే ఎలాంటివి? హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అవునండి. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అవునవును. అవును. <chuckles> ఓహ్! నైస్ అన్ హ్మ్. అవును. అంటే వాళ్ళకే ఉపయోగపడేలాగా చేస్తున్నారు. తర్వాత వాళ్ళకే ఉపయోగించేలాగా.
హ్మ్ అంతే. అదియు హ్మ్. వాళ్ళ అకౌంట్స్ ఎలాగో మనం ఇప్పుడేం మనం ముట్టుకోము ఖచ్చితంగాను. అవి వాళ్ళకే యూజ్ అవుతాయి. తర్వాత వాళ్ళకే ఉపయోగపడేలాగా ఉంటుందేమో అనే అదో చిన్న ఐడియా మాకు కూడా, చిన్న పాటిస్తూ ఉంటాం. ఎందుకు ఆ మాత్రం కూడా <chuckles> వేస్ట్ చేయడమని.
హ్మ్. అవును. అవును. బావుంది. అంతే కదా! అంతే అవును ఇప్పుడు ఉన్న ఆహ్, ఖర్చులంటే మామూలుది కాదు కదా! అంటే ఎలాంటివి బా బావుంటాయ‌ని మీ ఉద్దేశం ఇట్లాంటి వాటిల్లో? అంటే ఈ స్కీమ్స్ బాన్ వీటిలో.
అవును. హ్మ్. తీప్ ఆ! స్కీమ్స్ అంటే, ఇప్పుడు నేనేప్పుడు ఎక ఎప్పుడు బ్యాంక్ తరపు నుంచి ఏవైనా స్కీమ్స్ అయితే ఓపెన్ చేశామో, వాటికే ఎక్కువెళ్తూంటాం. టర్మ్ పాలిసీస్ అని ఇలాటివి ఉంటుంటాయి కదా! ఇన్స్యూరెన్స్‌లని ఇలాటి వాట్లికే ఎఫ్‌డిలు వేయడం. వాటి మీదే ఎక్కువ కాన్స‌న్‌ట్రేట్ చేస్తాం. ఆహ్, హ్మ్. హ్మ్, ప్రైవేట్ దానికి వెళ్ళాం జనరల్‌గాను. ఎప్పుడు గవర్నమెంట్ సెక్టార్ సెక్యూర్డ్‌గా ఉండేవేదైనా, ఏదైనా మనకు న్యాయంగా అనిపిచ్చి అది బావుంటుంది వీళ్ళకి, ఉపయోగపడుతుంది తర్వాత కూడాను, అని అనిపిచ్చిందేదైనా ఉంటే, అది ఖచ్చితంగా మేము దానికే వెళ్తూంటాం. ఫస్ట్ వాటికే ఇస్తూ ఉంటాం.
ఆ! అదేలెండి. అవునవును. ప్రైవేట్‌వి కాకుండా. ఓహ్! అన్ ఓహ్! ఓహ్!